ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం అనే కాదు. మన పాస్ట్‌లో కూడా అంటే మనకి లైక్ ఫేస్‌బుక్ గాని, వాట్సాప్ నుంచి గాని డిఫరెంట్, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ అనే వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యేవాళ్ళు. అంటే ఎవరో తెలియదు వాళ్ళు మనకి. సో అట్లా కలుసు అంటే అట్లా కలుసుకొని మీ జీవితంలో ఇంకా నిలిచిపోయిన వ్యక్తులు అంటే, ఇప్పటికి స్టిల్‌కి ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్న వ్యక్తులు. ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు?
అవును. అవునండి. ఆ! ఉన్నారండి. నాకు అలా కలిసిన వ్యక్తుల్లో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనే, ఒక అతను ఆహ్, బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు.
ఓకె.
హ్మ్. చాలా అ ఇప్పటికి కూడా మేము కలిసే ఉన్నాము. కాకపోతే ఏంటి అంటే అది స్కూలింగ్ టైం కాలేజి, కాలేజ్ ఆ టైం కదా, అప్పుడు ఆహ్, ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడేంటంటే జాబ్‌లొచ్చేసిన తర్వాత ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు కదా. ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటుంది.
కాని అవసరం. మరి ఆలన్ అంటే మీరు ఫేస్‌బుక్ నుంచే కలుసుకున్నారా ఫ్రెండ్స్‌గా?
అహా! ఫేస్‌బుక్ నుంచి ఏమి కాదండి. ఫ్రెండ్ అంటే ఆహ్, ఇన్‌స్టా‌గ్రామ్ ఇలా ఉంటాయి కదా. వాట్సాప్ అంటే వాళ్ళ నంబర్ షేర్ చేస్తేనే వెళ్తది అది. అదె ఇన్‌స్టా‌గ్రామ్ ఇవి ఏంటి అంటే గనక, మనకి రాండమ్ పీపుల్ ఉంటారు. మనకి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు లేదా ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ ఉంటారు. అలా మ్యూచువల్ అయిన వాళ్ళలో ఫ్రెండ్ అన్నమాట. నాకు పరిచయం అయిన అంటే ఫ్రెండ్స్ తెలిసిన హ్మ్.
లేదా వాట్సాప్? అవునవును. అంటే ఈ అంటే నేను విన్నంత వరకు అయితే లేడీస్ ఎక్కువగా అంటే నేను కూడా అమ్మాయినే కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా, పీపుల్స్‌తో అంటే బాయ్స్‌తో గాని. సో మీరు ఎట్లా మాట్లాడారు? అంటే మీరు బాయ్ అని చెప్పారు, మరి అంటే ఎలా మాట్లాడగలిగారు ఆయనతో?
అవునండి. అవునండి. అవునండి. అవును. అంటే మాట్లాడటం అంటే నాకు మ్యూచువల్ అన్నమాట. ఫ్రెండ్ ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఆహ్, ఉంటారు కదా ఆహ్, అదే లవ్ అని ఇట్లా ఇలా ఉంటాయి కదా. అలా అన్నమాట.
ఓహో. ఓకె. అవునా? అవునా! మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి, తెలిసిన వాళ్ళయ్యేసరికి మీరు తీసుకున్నారు లీడ్. అంతే కదా?
అవును, అవును. ఆ! అంతేనండి అంతే కానీ, మరి తెలియని వాళ్ళతో అంటే గనుక చెప్పాలంటే రిక్వెస్ట్‌లు కూడా యాక్సెప్ట్ చేయము 99% యాక్సెప్ట్ చేయము. మనమేదో వాళ్ళకి తెలిసి మన్ ఆహ్, అప్పుడు ఆ టైంలో. అలాంటి సందర్భాల్లో మనం చేయగలుగుతాం తప్పించి మిగతా విషయాల్లో మాత్రం అంటే ఊరికినే రిక్వెస్ట్ వచ్చేసింది, యాక్సెప్ట్ చేసి మాట్లాడేయాలి అనే ఇంటెన్షన్ అయితే కాదు. నార్మల్‌గానే ఇట్ల రిక్వె తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కాబట్టి మాట్లాడగలిగాను అంతే ఇంకేం అలా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు అన్నమాట. చాలా అంటే చాలా క్లోజ్ ఇప్పటికి కూడా నా ఫామ్
అవును. అవునవును. ఓకె. అంటే అట్లా, ఫ్రెండ్ అయిన ఫ్రెండ్ ఇప్పుడు మీకు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా కూడా కన్వర్ట్ అయిపోయారా? ఓకె చాలా మంచిది. మరి
ఆ ఫ్యామిలీ ఫ్రెండ్‌గా కూడా అండి. అవునండి. అంటే ఈవెన్ ఎలా అంటే మా వాళ్ళ అమ్మగారికి నేను తెలుసు. మా అమ్మగారికి మా ఇంట్లో కూడా తెలుసు ఫ్రెండ్ అని చెప్పేసి. హ్మ్. ఇలా ఏదైనా ఫంక్షన్ ఉన్న కూడా అటెండ్ అవ్వడం, అలాంటివి చేస్తూ తరచుగా చేస్తూ ఉంటారు. తనకి తనకి చెప్పాను కదా, ఆహ్, ఇష్టమైన వాళ్ళు తన తను పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళతో కలిసి మా ఇంటికి రావడం అలాంటిది కూడా ఉంటుంది అండి. అంటే ఇలా ఆన్‌లైన్ కొంతమంది అంటూ ఉంటారు ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్స్ అనేది ఆహ్, కొన్ని ఫేక్ అని చెప్పేసి అంటారు. నిజంగా ఉండేవి ఉంటాయి. ఒక్కొక్కరి ఇంటెన్షన్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ ఒకటే ఆహ్, అంటే ఫేకే అనేది మాత్రం వాస్తవం కాదండి.
ఓహో. ఓకె ఓకె ఓకె. ఫేక్ అని చెప్పేసి. ఫేక్ అవును. అవును. అది మాత్రం నిజం. అంటే ఇప్పుడు ఏంటంటే నిజంగానే అనుకుంటున్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్ కూడా అలాగే ఉందన్నమాట. ఫేక్ ఏది అంటే ట్రూ ఏది అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా!
అవును. అవును. ఖచ్చితంగా అండి. అవును. ఈ మధ్య కాలంలో ఆహ్, చిన్ అంటే మనా అంటే నా సన్ న నేను చదువుకునే రోజుల్లో మాకు ఇన్‌స్టాగ్రామ్ అనేది ఎప్పుడు మాకు 18 సంవత్సరాలు దాటిం 18 సంవత్సరాలు అంటే అది పెద్ద వయనేసేమి కాదు. కాకపోతే పద్ అప్పటి వరకు మాకు తెలీదు. ఫేస్‌బుక్ అంటే అమ్మో! ఫేస్‌బుక్ ఉంది, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చెయ్యా ఇంతే ఇంతవరకే. కానీ, ఓ ఆహ్, ఇప్పుడు కాలంలో ఎలా ఉందంటే చిన్న చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లు క్రియేట్ చేసేస్తున్నారు. వాళ్ళ ఐడీని వాళ్ళ
అవును. అవ్ అంటే వీడియోస్ కూడా తీస్తున్నారు. అవును. మీరు చెప్పింది కరెక్టే.
ఆ! వీడియోస్, వీడియోస్ తీసి అప్లోడ్ చేయడాలు. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటున్నారండి, తరచుగా చేస్తున్నారు. ఏం ఏంటి అంటే మన గురించి మనం పబ్లిక్‌గా చెప్పుకున్నట్లు ఉంటుంది. మన ఫ్యామిలీ గురించి. ఇంకొకటేంటంటే ఆన్‌లైన్‌లో ప్రతీది, కనిపించే ప్రతీది వాస్తవం కాదు. ఎందుకంటే వాళ్ళంతా ఆహ్, ఆనందంగా ఉన్నదే, ఉన్నది మాత్రమే చూపిస్తారు. దాని వెనకమాల ఉన్న బా అంటే వాళ్ళు పడిన కష్టము ఉంటుంది. లేదు అంటే మధ్య ఒక వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య ఎప్పుడు ప్రేమే ఉండదండి, గొడవలు, కోట్లాటలు కూడా ఉంటాయి. హ్మ్.
అవును. అవును. బాధ ఆ కనిపించదు. అవును. అది మాత్రం నిజం. అంటే మరి మీ లైఫ్‌లో అట్లాంటి సిట్యుయేషన్స్ ఏమన్నున్నాయా? అంటే ఇట్లా ప్రైవసీ పెట్టడం గాని, లేదంటే అకౌంట్స్ టైప్‌లో అంటే కంపల్సరీ‌గా ప్రైవసీ అనేది మెయింటైన్ చేస్తాం. సో, అట్లా ప్రైవసీ‌లో పెట్టారా మీరెప్పుడైనా?
ఆ! నా అకౌంట్ అయి హ్మ్? అవునండి. ఆ! ఎప్పుడైనా ఏంటి అండి, నాది అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ ఎవ్వరైనా సరే నువ్వు ఒకవేళ గనుక ఏమైనా కంటెంట్ ఏవన్నా ఇవ్వాలి, లేదా నేను పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకొని, నేను రీల్స్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఓకే. చేసుకో. దాని ద్వారా నీకే ప్రమోషన్స్‌కి వస్తాయి, ప్రమోషన్ నుంచి డబ్బులు వస్తాయి. అలా కాకోకుండా సరదా కోసం ఏదో జస్ట్ అలా అకౌంట్‌ని మాత్రం ఎవరు పబ్లిక్‌లో పెట్టకూడదు. ఎందుకంటే ఎవరు ఆ! ఈ రో
అవును. అంతే కదా! అవును. అంటే అందరూ ఫ్రాడ్ చేస్తున్నారిప్పుడు. అవును.
అవునండి. అవును. ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే ఏఐ చాలా విధ రకరకాలుగా చేస్తుంది. ఫోటోస్‌ని కానీ ఏదైనా సరే. సో, మనం దానికి భయపడి, భయ్ భయపడి మనం ఫోటోస్ అనేవి అలాంటివి అయినా సరే, ప పబ్లిక్‌లో మాత్రం పోస్ట్ చేయాకూడదు. ఒకవేళ నువ్వు ఒక ఇన్‌ఫ్లూయెన్సర్‌గా అవ్వాలి అనుకుంటుంటే గనుక ఆహ్, సమయంలో చేస్తే కరెక్ట్. అలా కాకోకుండా, మనం ఊరికే సరదా కోసం అని చెప్పేసి పబ్లిక్ అకౌంట్‌లో పెట్టుకుంటే గనుక అది తప్పుని నేను అనుకుంటున్నానండి, నేను భావిస్తున్నాను.
అవును. అంటే నేను, నేను ఒకసారి విన్నాను. ఒక పర్సన్ ఇట్లా ఒక ఫోటో అని చెప్పేసేసి, చాట్ గిబ్లీ‌నో సంథింగ్ ఏదో వచ్చింది కదా! మన చాట్ చాట్ జిపిటీలో. సో, ఆహ్, పర్సన్ అట్లా గిబ్లీ ఆర్ట్ ఇవ్వడానికి తన ఫోటో ఇచ్చినప్పుడు, అంటే తను ఫుల్ స్లీవ్ డ్రెస్ వేసుకుంది, తను ఫుల్‌గా. సో అయినా సరే, తన పుట్టుమచ్చ అనేది కనిపించిందంట. ఆహ్, తనకి మొత్తం ఆర్ట్ ఇచ్చిన తర్వాత. సో, అట్లాంటివి జరుగుతూ ఉండడం వల్ల, ఇట్లా ఫ్రాడ్ అని చెప్పేసేసి ఫోటోస్ పెట్టడం కానీ, పెట్టకుండా ఉండడానికి ఎక్కువగా చాలా మంది చూస్తున్నారు. మన అంటే ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఇట్లానే ఆలోచిస్తారు. ఏదైనా కొంచెం రిచ్ పీపుల్స్‌గాని ఇట్లాంటివి అయితే అలా ఉండిద్దిలే గాని, మాక్సిమం ఇలాగే ఆలోచిస్తున్నారు కదా! మరి ఇట్లా, ఇట్లా ఏమైనా స్ట్రిక్ట్ ఉంటదా? మీ ఇంట్లో కూడా ఫోటోస్ పెట్టొద్దు, లేదంటే ప్రైవసీని ఇట్లానే ఇలాగే సింగిల్ గానే ఉంచుకో అని చెప్పేసి ఎవరైనా చెప్తూ ఉంటారా ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని ఇలా?
హ్మ్. అవునండి. అవును. హ్మ్. అవును. అవును. అవునండి. అవును. అవును. అవును. అవునండి. ఫ్రెండ్స్ అంటే అండి, ఆహ్, ఫ్రెండ్స్ ఎలా అంటే మ నేను చెప్పాను ఇప్పుడు. నాకొక ఆన్‌లైన్‌లో పరిచయమైన ఫ్రెండ్ ఇట్ల ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌గా అయిపోయాడని చెప్పి చెప్పాను. అలాంటిది ఆహ్, వాళ్ళు చెప్తారు అంటే వా ఒక అబ్బాయి చెప్పాలి అంటే ఒక అబ్బాయికే తెలుస్తుంది. ఒక అబ్బాయి ఎలా ఆలోచిస్తాడు? లేకపోతే ఏంటి? అనేది ఒక అబ్బాయికే తెలుసు. ఆహ్, దాని వల్ల ఏమవుతుంది అంటే ఇంకా వాళ్ళు చెప్తారు. నువ్వు ఆహ్, అంనోన్ రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేయకు
అవునా? అవును. అది మాత్రం నిజం. హ్మ్. ఆ!
ఫోటోలు ఆహ్, కొంతమంది ఫోటోలు డీపీలు కూడా పెట్టుకోరు. ఇష్టపడరు కొంతమంది. డీపీలు కూడా వేరే వేరే వాళ్ళవి పెడతా ఉంటారు. లేదంటే గూగుల్‌లో నుంచి క్రోమ్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసి అలా పెడుతూ ఉంటారు. నాకైతే గనుక నా మా ఇంట్లో కూడా మా అమ్మ వాళ్ళు, ప్రతీది అంటే ఇంకొకటి ఏంటి అంటే నండి ఈరోజు కాలంలో ఎలా అవుతుందంటే అంటే ప్రతి ఒక్కరు బయటకెళ్ళి స్నాప్‌చాట్ అనేది ఒకటి వస్తుంది. స్నాప్‌చాట్ అనే ఒక ఆప్ ఉంటుందండి. అందులో స్టీక్స్
ఓకె. అవును. అవును. అది నిజం. నిజంగానే. ఫోటోస్ అన్ని. అవును. అవును. స్నాప్‌చాట్‌లో అయితే. అవును. అది మాత్రం నిజం.
స్ట్రీక్స్ మెయింటైన్ చేస్తారు. స్ట్రీక్స్ మెయింటైన్ చేసి ఏం చేస్తారంటే, ప్రతిదీ తింటున్నది, తాగుతున్నది, ప్రతిది పెడతారు.
హ్మ్. అవును. ప్రతీది. ఒకా యూటూ‌బ్‌లాగా రన్నయిపోతుంది. యూటూబ్‌లాగా రన్నయిపోతుంది, అది గూడా, స్నాప్ గూడా.
అక్కడ ఏమవుతుంది? వెళ్ళే లొకేషన్ గూడా పెడతారు. ఓహ్! ఆ! ఒక అవునండి. అవును. ఎలా అంటే, ఇప్పుడూ ప్రతీది మన లొకేషన్‌తో సహా, మనం ప్రత్తీది షేర్ చేస్తూ ఉంటాము. వెళ్ళే రెస్టారెంట్‌లు గా ప్రత్ మనా మనకున్న ప్రైవసీని మొత్తం వాళ్ళకు చెప్తున్నట్లుంటుంది. నేను ఇక్కడికెళ్తున్నాను, ఇక్కడ తిరుగుతున్నాను. ఇ రోజూ ఒకటే స్నాప్ పెట్టామనుకోండొ, ఏదో ఒక చోట మనం వర్క్ చేస్ ఓకే. ఈ అమ్మాయి ఇక్కడ పని చేస్తుంది. లేదా, ఈ అమ్మాయి ఈ పని, అనేది మనం క్లారిటీగా వాళ్ళకీ స్ చెప్పేస్తున్నాము. వాళ్ళు అడగకుండానే
అంటే ఆ! నాకు ఇంకొక డౌటుందీ చెప్తారా? అంటే, ఇప్పుడు స్నాప్పు ఓకే. ప్రైవసీ‌ని అంటే, కొంతమందేంటంటే, మీరన్నట్టు స్ట్రీక్స్ చాలా మెయింటెయిన్ చేస్తారు. ఆహ్, ఇంకొంతమందేంటంటే, మనకీ లైవ్ లొకేషన్ గూడా ఆన్‌లో ఉంటుంది ఫ్రెండ్స్‌కి. సో, ఇట్లా మీ లైఫ్‌లో ఏవన్నా మైనస్లు అంటే, ఇది పాజిటివు స్టాప్‌చాట్ నుంచి ఇది పాజిటివుంది, లేదా, స్టాప్‌చాట్ నుంచి ఇది నెగెటివుంది. అంటే, సోషల్ మీడియా యాప్స్ నుంచి కొంచెం పాజిటివ్ గానీ, కొంచెం నెగెటివ్ గానీ, మీ లైఫ్‌లో ఏమన్నా జరిగిందా? అంటే, మీరనుకునే రీతిగా ఇది పాజిటివు, ఇది నెగెటివు అని చెప్పేసేసి. ఇప్పుడు మీరు ఆన్‌లైన్ ఫ్రెండన్నారు కదా! సో, ఆ ఫ్రెండ్ ద్వారా మీకు పాజిటివని చెప్పేసేసి కొంత పాజిటివ్ సైడుంది మీకు. ఇట్లా నెగిటివ్‌గా కూడా చాలా మందుంటారు. సో, అట్లా నెగెటివ్‌గా థింక్ చెయడం గానీ
ఆ! చ్ అడగండండి. అవునండి. అవును. ఖచ్చితంగా ఉంటుందండి. అవును. అవును. అవును. అవును, అవును. ఆ! ఉంటాదండి స్నాప్‌ ఒకటి చెప్తానండి.
అంటే మీరు మీకు ఉద్దేశం ఏంటి? ఈ హ్మ్. చెప్పండి.
ఆహ్! ఈ స్నాప్‌చాట్ అనేది దేనికి పనికి రాదు. ఒక ఫోటో‌లు తీసుకోవడానికి తప్పించి, లేదంటే ప్రైవసీ‌గా చాట్ చేసుకోవడానికి తప్పించి దేనికి పనికి రాదు.
<chuckles> నాకు తెలిసి వాట్సాప్ బెటర్ కదా!
వాట్సాప్ బెట ఆన్ ఏవండీ ప్రతి సో సోషల్ ఇప్పుడు మనకి వాట్సాప్‌లో మనం రీల్స్ చేయలేం కదా!
చేయలేము. అవును. అవును.
హ్మ్. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌ని ఒక్ 4 రకాలుగా వాడుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక బిజినెస్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆహ్, బిజినెస్‌కి సంబంధించింది పబ్లిక్‌లో పోస్ట్ చేస్తారు. వాటిని ఆహ్, ప్ర ఒక నలుగురు ఐదుగురు రీచ్ అయ్యేలా చూసుకుంటారు. వాళ్ళకి కావాలి అంటే గనక కస్టమర్స్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకుంటారక్కడ.
అవును. అవును. అదే అవ్ అవును. అంటే ఇప్పుడు పార్టిక్యులర్‌గా ఇన్‌స్టా‌నే యూజ్ చేస్తున్నారు ఎక్కువ. నాకు తెలిసి యూట్యూబ్ కన్నా.
అవును. ఇన్‌స్టా ఆ! ఇన్‌స్టాగ్రామ్ యూట్యూబ్ కూడానండి. యూట్యూబ్ ఏంటంటే యాడ్‌లు ఇచ్చుకున్నారనుకోండి. యాడ్ అంటే ఉండే అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి, వాళ్ళకొచ్చే డబ్బుల్ని బట్టి, వాళ్ళు పెట్టే పెట్టుబడిని బట్టి ఉంటుంది. అంటే ఆహ్, యాడ్ ఇచ్చుకోవచ్చు. మనం యూట్యూబ్‌లో కూడా మన అవ్ మనకు ఉండే బిజినెస్‌ని కానీ దేనైనా సరే మనం రన్ చేసుకోవచ్చు. యాడ్ లాగా ఇచ్చుకోవచ్చు. దాని వలన మనకి ఆహ్, యూట్యూబ్‌లో కూడా ఇలా వెళ్తాయి. లేదంటే ప్రమోషన్స్ ఇస్తా ఉంటారు మనకి యూట్యూబర్సే. ఇలా దానివల్ హ్మ్.
యూట్యూబ్‌లో అవును. అవును. అవును. అవును. కాపోతే... ఈ ప్రమోషన్స్ అంటే మీరు ఓకే. అంటారా? ఇట్లా పెట్టుకోవడం కానీ, కరెక్ట్‌గా‌ని ఓకే. ఇది గుడ్ అంటారా? పర్సన్స్‌కి లేదా బ్యాడ్ అంటారా?
ప్రమోషన్ అనేది ఇప్పుడు నువ్వు బిజినెస్ పరంగా చేసుకుంటుంటే గనుక ఖచ్చితంగా కరెక్టే నండి. కానీ బిజినె ఆహ్, ప్రమోషన్ వచ్చేసి కొన్ని నిజమైనవి ఉండవు. ఫేక్ ఐటెమ్స్ ఉంటాయి. అలాంటివి మనం ఎప్పటికి ఆహ్, మంచిది కా అంటే వాళ్ళు ఎవరైనా ఉంటారు. పిఆర్ అదే ఇప్పుడు ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ ఉన్నారు. వాల్ వాళ్ళని బాగా తరచుగా ఫాలో అయ్యేవాళ్ళు ఎవరో ఉంటారు. "అరె! ఫన ఈమె చెప్పేది నేను చెయ్యాలి‌రా. ఈమె చెప్పే క్రీమే నేను వాడాలిరా" అనే వాళ్ళుంటారు. అప్పుడు ఏమవుతది వాళ్ళు ఆ! వాళ్ళు వాడతారు. అది ఒకవేళ గనక వాళ్ళు పని చేయలేదనుకోండి ఎవరిని తిడతారు ఫస్ట్, "నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు. నీ డబ్బులు కోసం మమ్మల్ని ఇలా చేస్తున్నావు. మాకు ఇలా లాస్ వస్తుంది" అని చెప్పేసి వాళ్ళలో ఆ అమ్మాయినే తిడతారు. హ్మ్!
ఓకే. అవునవును. <chuckles> అవును. అవును. అది మాత్రం నిజం. వాళ్ళనే తిడతారు. అవును. మరి ఇట్లా మీరేమైనా మోసపోయారా? ఇట్లా తీసుకోవడం గాని అంట్లే ఇప్పుడు షాపింగ్ ఎక్కువగా జరుగుతుంది కదా ఆన్‌లైన్‌లో. ఇన్‌స్టాలో అయితే మరీ జరుగుతుంది. ఇట్లా ఒక ప్రొడక్ట్ చూపించేసి మేము ఇక్కడ తీసుకున్నాం. రెప్లికా అని చెప్పి వారే జరిగింది. ఆ! సో ఆ కాంట్రోవర్సీ గురించి ఆ! చూసాను చూసాను. సో ఆ కాంట్రోవర్సీ గురించి మీరేమన్నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారా? అంటే ఇట్లా ఇది కరెక్ట్ కాదు. సా షాపింగ్ గురించి కానీ ఇట్లా. అంటే ఆన్‌లైన్‌లో అంటే గనుక కాస్త ఫ్రాడ్ ఉంటది. మీరేమనుకుంటున్నారు? మరి ఆ రెప్లికా గురించయితే?
అవును. అవునండి. అవును. అవును. అవునండి. జరిగింది. అవును. మీరు చూసినట్లు ఉన్నారే ఆ రెప్లికా దాన్ని? ఆహా! అంటే రెప్లికా అంటేనండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆహ్, ఒకటే ఏదైనా ఒక ఐటెమ్ ఉంది. ఇప్పుడు మీషో, అమెజాన్, మింత్రా ఇలా ఫ్లిప్‌కర్ట్ ఇవన్నీ ఉన్నాయి. దేనికి‌స్ ఆహ్, ఇప్పుడు అందరూ రూ. 1000 పె‌ట్టే కొనాలని ఉండదు కదా!
అవును. అవునవును.
దానికి ఇమిటేషన్‌గా రెప్లికా అనేది, ఇలా తీసుకొచ్చారు. ఆ ప్రతిఒక్కరు నువ్వు 10000 పెట్టి కొన్నావు అని చెప్పేసి, పదివేలు పెట్టి కొనలేరు. ఎవరి స్థోమత వాళ్ళది ఉంటుంది. సో ఆ! కాబట్టి వాళ్ళు ఒకరు ఆహ్, మీషోలో కొంటారు అదే ప్రొడక్ట్ కా‌తే కొంచెం ఆహ్, మనకి ప్యూర్ కాటన్ దొరికేది అనుకోండి ఇందులో రేయన్‌లో చేస్తాడు. ఎందుకంటే ఐదు వందలకి ఐదు వందలకి వాడు ఎంతైతే హ్మ్.
అంతే. అంతే. అవును. మనకి‌ ఆహ్ మీరు చూస్తున్నట్టయితే అవును. మీరు చూస్తున్నట్టయితే అమెజాన్‌లో కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది. మన మీషో దగ్గరకి వచ్చేసరికి చాలా తక్కువుండిద్ది.
అవును. అవునండి, అవును. ఏంటి అంటే ఆహ్, మనం 500 పెట్టే క్వాలిటీ ఇప్పుడు మనం బట్టల విషయం‌నే మాట్లాడుకుందాం అనుకోండి. 500కి వాడు ఎంతైతే ఇవ్వగలుగుతాడో ఆ క్వాలిటీ‌నే ఇవగ ఇస్తాడు అక్కడ. అంతే కానీ నువ్వు 1500ది మింత్రా‌లో చూసింది ఎక్స్‌పేక్ట్ చేయాలంటే గనుక రాదు. నీకు నూట 50 రూపాయలకి ఎంత క్వాలిటీ అయితే ఇవ్వగలుగుతాడో వాడు దాన్ని ఎంతవరకు ఇమిటేట్ చేయగలుగుతాడో అంత వరకు తీసుకొచ్చి కస్టమర్‌ని సాటిస్ఫై అనేది చె అలా చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అరే నేను వేసుకో ఇప్పుడు రెప్లికాను ఇది ఒరిజినల్ ఇలా ఉన్నాయి కదా! అక్కడ కూడా ఆహ్, దాంట్లో కూడా ఏ దాంట్లో కూడా ఏంటి? ఇప్పుడు నువ్వు 5000ది, 10000ది నువ్వు వేసుకోగలవు. అలాంటి చీరనే అరె నేను కట్టుకోవాలని అని మి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు కూడా అనిపిస్తది కదా!
అవును. అవును, అవును. అ! అవును. అవును. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ‌కి నిజంగానే. మిడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ‌కి తప్పకుండా అనిపిస్తది అరే నేను కట్టుకోలే‌దే అంత రేంజ్ సారీని అని చెప్పి. కానీ ఆ కాంట్రోవర్సీ మాత్రం చాలా రాంగ్ తను అట్లా బిహేవ్ చేయడం అట్లా, ఒక చీప్ సారీని ఇది ఒక చీప్ అన్నట్టుగా పడేసింది సారీని ఒక ఎక్స్‌ప్రేషన్‌తో. చాలా అంటే చాలా రీచ్‌కి వెళ్ళిపోయింది. అంటే నేను కూడా అప్పటి వరకు ఆ! చెప్పండి.
ఆ! అందుకని. హ్మ్. అవును. అవును, అవును. అవునండి అవును. అంటే అంటే అలా కాదండి. ఆహ్, ఎలా అంటే ఇప్పుడు ప్రమోషన్స్ కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ ద్వారా, వాళ్ళు కూడా ఎలా అంటే ఇప్పుడు ఆహ్, వీళ్ళు ఇలా ఆహ్, ఆహ్, అంటే కొంతమంది ఆహ్, ఒరిజినల్ ఆహ్, ఆహ్, కొంతమంది మంచిగా‌చే అంటే మాదే నిజం అని చెప్పి చెప్పేస్తారు. అర్థమయిందా మీకు. అమ్మేవాళ్ళు మాదే నిజం. మేము తక్కువ రేట్‌కి ఇచ్చేస్తున్నాము. బయట ఎక్కువ రేట్ అని చెప్పేస్తారు. కానీ దాంట్లో, నా దృష్టిలో ఏంటి అంటే ఆమిడ ఇలా విసిరేసింది అంటున్నారు కదా! దాని అర్థం ఆహ్, నా ఒపీనియన్ ఏంటి అంటే గనుక దాని అర్థం వచ్చేసి లేదు. ఇది ఒరిజినల్. ఇది ఫేక్. ఫేక్ అని చెప్పట్లే. అది రెప్లికా అని చెప్తుంది ఆవిడ. ఇది ఫేకు హ్మ్. అలా.
అవును. అవును, అవును. ఆ! అర్థమైయింది. తెలుసు. అవును‌. అవును. హ్మ్. అవును. ఓకె, ఓకె. డన్. మీరు చెప్తుంది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఒక చీప్ ఎక్స్‌ప్రేషన్‌తో ఇది చీప్ అని చెప్పేసి తన ఎక్స్ప్రెషన్ మీరు చూసారా? మీరు చూసే ఉంటారు. వీడియో చూసే ఉంటారు. అంటే అవును, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఏంటంటే అట్లా నచ్చదు. ఒక చూసినప్పుడు ఏంటి మన మన రేంజ్ అది. 1000 అంటే మన రేం‌జే అది.
హ్మ్. ఆ! చూసానండి. చూసాను. చూసాను. అంటే అహా! అలా అని కాదండి. తను చెప్పే విధానం చెప్పలేదు, అందులో. అంతకు మించి అంట్ తన ఇంటెన్షన్ కూడా నేను ఇలా మిడి తనను మిడిల్ క్లాస్ వాళ్ళని తక్కువ చేయాలి అని కాదు. కాకపోతే ఏంటి అంటే తను అలా పడేయడం అనేది రాం‌గే. కరెక్టే. మీరు అన్నది కరెక్టే. కానీ చెప్ నువ్వు చెప్పే విధంగా చెప్తే‌ ప్ ఎవ్వరన్నా వింటారు. అర్థం చేసుకుంటారు. అలా కాకొకుండా పడేస్తే అది తప్పని నా అభిప్రాయం అండి.
స్ హ్మ్. అవును. హ్మ్, అవును. అవును. చాలా రాంగ్. అవును. 100 ఔట్ ఆఫ్ 100 తప్పు. అంటే అవును. తను చెప్పే విధానం కూడా అక్కడ కొంచెం మంచిగా లేదన్నమాట. ఎవరైనా సరే, హ్మ్. అంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని తీసుకోవాలి. ఇంకొకటి వచ్చేసరికి ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్ చాలా మంది అవుతారు. సో వాళ్ళని కూడా మనం ఫ్రాడ్ లేదా ట్రూ అని చెప్పేసేసి నమ్మకూడదు. అట్లాంటి విషయాలు, మీరు మాతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వీలుంటే తప్పకుండా మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
అవును. అవును. అవునండి. అవునండి. అవును. కచ్చితంగా మాట్లాడుకుందాం అండి. మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళి కలవాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు.
ధన్యవాదాలు.